ఆ! ఉండాలి. అంటే మనం ముందు మన మనసు ప్రశాంతంగా ఉంటే, మనల్ని అప్పుడు మనం కరెక్ట్‌గా ప్రశ్నించుకోగలుగుతాం అండి. మన బుర్రలో వందదాలోచ వంద ఆలోచనలుంటే దాన్ని మనం ఏం చేయలేం. మన బుర్ర ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో, మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. నేనేం చేస్తున్నాను? నా గోలేంటి? నేనిప్పుడేం చేయాలి?
అవును. నిజంగా వాస్తవం. అవునండి వా ఏం చేయాలి? అవును.
ఇది తెలుసుకుంటా. అది తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా నా నేను చేయవలసిందిది. నా గోల్
అయితే అట్లాంటి సందర్భం మీకుందా? ఒక ఏదైనా ఒక రోజు ఈరోజు ఒక పని ఉంది. నాదిది ఎలా చేయాలి? అని భయం కలుగుతుంది. మళ్ళీ ఎలా ఇన్‌స్పిరేషన్ పొందారు. ఏదైనా ఒక చిన్న సందర్భం ఉందా? మ నాకు చెప్తారా అది ఎట్లానో?
అవును. ఆ! ఆ! అవును. ఆహ్, అంటే అలాంటివి మ అంటే నేను అప్పుడప్పుడు జరుగుతుంటాయి. రోజువారీ జీవితంలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నా ఆఫీసు వ్యవహారంలోనే అనుకోండి.
రోజువారీ జీవితంలో. అవునండి. ఆ! ఇలాంటి సందరు ఇవి కూడా ఇన్‌స్పిరేషన్ ఇస్తయి. మనకు ఏదైనా పని కావచ్చు, ఆఫీస్ వర్క్ కావచ్చు. ఏదైనా ఒక సందర్భం ఉందా అట్లా?
అ! ఆ! అవును. ఆ! ఆ ఆ! అవునండి ఆఫీస్ వర్క్‌లో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఇలాగ. ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఇబ్బందొచ్చినప్పుడు నేననుకుంటూ ఉంటాను. ఎలాగా? నేన్ ఆహ్, నేను ఏం చేయ్యాలిప్పుడు? నా ఆలోచనేంటి? నేనెక్కడున్నాను? నా నేనిప్పుడు ఇమీడియేట్‌గా చేయవలసిన పని దేనికి? ఏం చేయాలి? అసలు నేను ఎందుకు ఇలా మ్ అంటే కొంచెం నేను నిరుత్సాహానికి ఎందుకు గురయ్యాను, ఎందుకు డిప్రెస్ అయ్యాను, నేనెందుకు డీమోటివేట్ అయ్యాను ఆహ్, సో, దీని నించి బయటకొచ్చి, మనం ఒక దీనికి మనం అంటే ఎలాగా? మన పని మనం చెయ్యాలి అనేటువంటిదే మనకి ఇక్కడ ఇన్‌స్పిరేషనుంది. అంతకన్నే మనం పని మనం 100% నిబద్దతతో మనం చెయ్యాలి.
అవును. ఎలా? హ్మ్. అవును. అవును. అవును. ఇన్‌స్పిరేషన్. అవును. నిబద్దతతో చెయ్యాలి. అంటే అది మీరంతకు మీరు ఇన్‌స్పిరేషన్ పొందుతారన్నమాట అలా. ఇది నా పని నేను చెయ్యాలి. సో, ఎవరు చేసినా, చేయకపోయినా నేను చెయ్యాలి. నేను ఎవరో ఒకరు పొగడినా పొగడకపోయినా, నా పనిని నేను సక్రమంగా చెయ్యాలి.
అవునండీ. హ్మ్. అవునండి. నేను చెయ్యాలి. నేను చెయ్యాలి. ఆ! చెయ్యాలి. ఇది నాద్ నా ఆహ్, విధి, నా కర్తవ్యం, నా ధర్మం అనే విధానంలో మనం ఆలోచించుకొని అవును. పనే దైవం. పని అన్ ఆ! నూటికి నూట యాభై శాతం మనం చెప్పుకుంటే పని దేవుడితో సమానం. మనకి అన్నం పెట్టే ఆహ్, ఇప్పుడు మా
ఆ! ఇంకొకటి గూడా. పనే దైవం. నిజం. అవునండి. అవును. నిజం. మనకన్నం పెట్టేది మన పనే. అన్
మన పని. అదే, అదే దేవుడనమాట. అంటే మనం
మీరు నమ్ముతారా? ఈ ఇప్పుడు నేను చెప్పిన వాక్యాన్ని? పని మన పనే‌ నా మన దైవం అనేది.
అ! ఆ! హండ్రెడు చాలా నమ్ముతానండి. ఎందుకంటే నేను ఈవెన్ టెంపుల్‌కి కూడా, హ్మ్, నా పని మానుకుని వెళ్ళను. ఎప్పుడు వెళ్లాలన్నా కూడా నాకు సెలవు రోజునే టెంపుల్‌కి వెళ్తాను కానీ, ఆహ్, నాకు ఖాళీ ఒకవేళ ఖాళీ ఉందనుకోండి పొద్దున్నే. ఆ! ఖాళీ ఉంటే వెళతాను. లేకపోతే, పని మానుకుని, నా ఆఫీస్‌కెళ్ళే టైమ్‌లో హ్మ్. ఆహ్, నేను ఆఫీస్ మానేసి పదే టెంపుల్‌కెళ్లి రాను.
ఆ! సెలవు రోజునే వెళ్తారు. అవును. అయితే, ఒక్కొక్కసారి దైవం కూడా మనకు చాలా మనకు ఇన్‌స్పిరేషనిస్తుంది. ఆ మీరు ఏదైనా గుళ్ళోకి పోయినా కూర్చున్న ఒక ప్రశాంతత ఏదో మీకు మనసులు చిక్కుముడులుంటాయి. ఆహ్, ఎన్నో భయాలు ఎ ఇవన్నీ ఉంటాయి. ఎ మనిషి ఎవరు మనకు సాయం చెయ్యట్లేదు. ఎరవు ఎవరు ఇన్‌స్పిరేషన్ చెయ్యట్లేదు. ఆహ్, ఎలా, ఎలా? అనుకున్నప్పుడు భగవంతుని దగ్గరికెళ్ళి అలా కూర్చొని, ప్రశాంతంగా కొద్దిసేపు అక్కడ గడుపుతే మన ఇన్‌స్పిరేషన్ పొందిపోతాం. అలాంటి సందర్భం ఎప్పుడైనా వచ్చిందా మీకు?
అవునండి. అవునండి. అవునండి. అవునండి. హ్మ్. అవును. అవునండి.